ఆ! బాగా పడుతుందండి. యాక్చువల్‌గా మంచిగా నిద్ర పట్టాలంటే, ఆహ్, నిద్రకు ముందు కూడా మనము ఒక చిన్న ఆహ్, చిన్న గ్లాస్‌లో అంటే, ఒక మనం రెగ్యులర్‌గా తాగే నీళ్ళు తాగే గ్లాస్‌లో, పాలు తీసుకొని దాంట్లో కొంచెం పసుపు కాని, కొంచెం గోరువెచ్చని పాలు.
ఆ! ఆ! హ్మ్. ఆ! ఆ!
అలాగా కొన్ని ని నిద్ర రాని వాళ్ళు ఎక్కువగా ఇది ఇదైపోతుంటారు కదా వాళ్ళకి. ఆ! గొరువెచ్చని పాలల్లో కొంచెం పసుపు, చిటికెడు పసుపు, అలాగేసుకొని తాగేసేయాలన్నట్టు.
ఆ! అవును. ఆహహా! ఓకే. హ్మ్. ఆ! తాగేస్తే అట్లా తాగితే మంచి నిద్ర పడుతుంది.
హ్మ్. అవును. ఇంకొకటి, మనకి కారపలవాట్లు కూడా చాలామంది ఎలాగంటే నిద్రకు ముందు, ఎక్కువ మసాలా ఐటెమ్స్ తింటూ ఉంటారు మనకి.
ఓహ్! చాలా బావుంది. హ్మ్. హ్మ్. ఆ! అవును. నిజమే.
హ్మ్. ఆ మసాలా ఐటెమ్స్ వలన మనకి కొంచెం ఆ కడుపులో అనీజీ గాని, లేకపోతే ఈ గొంతులో కాలడం అలా, వాటి వలన సరిగ్గా నిద్ర పట్టదు. మనకి ఎలాగంటే గ్యాస్ట్రైటిస్ లాగయిపోతుంటందది.
ఆ! అవును. ఆ! అవును. ఇది ఇదంటారు కదా! ఇది ఆహ్, గ్యాస్ రిఫ్లెక్స్ అంటారేదో. యాసిడ్ రిఫ్లెక్స్. ఆ! పై వరకు గొంతులోకి మంట వచ్చినట్టుగా వస్తూ ఉంటుంది. కొంతమందికి. హ్మ్.
హ్మ్. యాహ్! అది గ్యాస్ట్రైటిస్ హ్మ్. గ్యా గ్యాస్ట్రైటిస్ లాగా హ్మ్. తేల్పులా లాగా రావడం. ఇంకొకటి నేను, నేను నా పర్సనల్‌గా గమనించిందేందంటే, ఆహ్, కాఫీ, కాఫీ ఎక్కువగా తీసుకోవడం వలన కూడా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయండి. నేను జిమ్‌కెళ్తున్నానని చెప్పేసి రోజుకు 2, 3 సార్లు తాగేసేవాడిని. యాక్టివ్‌గా ఉండాలని చెప్పేసి. బ్లాక్ కాఫీ ఓన్లీ. అయితే ఆహ్ ఒక వారం చూశానేను. నా చాలా మార్పులోచ్చాయి. అసలు నైటు ప 10, 10:30 పడుకునేవాడిని, ఒంటిగంట ఆ సమయమైనా కూడా నిద్ర రాదు.
ఆ! అవును. అవును. నిజమే. ఓహ్! ఓకే. ఆ! ఆ! ఆ!